అయితే, ఇప్పుడంటే, ఆటలంటే వీడియో గేమ్సే, బ్రో. ఒకప్పుడంటే, ఆహ్, మనకేం ఉండేది వీధిలో ఆడుకునే ఆటలు. ఒకప్పుడు ఫోన్‌లే, ఉండేవి గాదు. ఆహ్, మహా అయితే ఇంటికి ఎవరైనా వస్తే చుట్టాలు గాని, లేకపోతే ఇంట్లో మనకు ఒబ్ చిన్న 'నోకియా ఫోన్' ఉండిద్ది. దాంట్లో వీడియో గేమ్స్ అంటే మనకేముండ్డిద్ది ఇది. ఇదే గదా, ఆహ్, స్నేక్ గేము, ఇట్లాంటివి ఆడుకునేవాళ్ళు లేకపోతే, ఇంక మనకు ఆటలు అంటే, వీధిలో ఆడుకునే ఆటలు తప్ప ఇంకేం తెలీదు. ఆటలంటే, ఇంక అవే ప్రపంచం అన్నట్టుగా ఆడుకోవాడం. ఇప్పుడంటే చూసుకుంటే, ఇప్ వచ్చి ఈ పిల్ల ఈ కాలంలో పిల్లలంతా అందరూ, 'పబ్జీ' అని, 'ఫ్రీ ఫైర్' అని చెప్పేసి. కొత్త, కొత్త 'జీటిఎ' అని చెప్పేసి, ఇట్లాంటివి ఆడుతున్నారు తప్ప, వీళ్ళు అస అసలైన ఆటలనేవి, అసలు వీళ్ళకి తెలీదు ఫస్టూ ముందు. అయితే మీరు, మీ చిన్నతనంలో, మీరు ఇట్లా వీధి ఆహ్, వీధిలో ఆడుకునే ఆటల గురించి, ఏమైనా జ్ఞాపకం ఉంటే నాతో పంచుకోగలరా?
అవును. అవును. అవును. <chuckles> అ! నిజంగా. ఖచ్చితంగా బ్రో. ఏంటంటే, ముఖ్యంగా మనకి ఆటలు అనేవి ఫస్ట్ నుంచీ, ఈ వీధుల్లో ఆడ్డం, గ్రౌండ్‌లో ఆడ్డం. వీటికే మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం. అప్పట్లో అవే బాగుండేవి కూడా. <tsk> ఎందుకంటే, బ్రో మీరు బాగా
అవును. అవును. అవి అప్పుడైనా గాదు. ఇప్పుడైనా బాగుంటాయి. కానీ తెలియట్లేదు ఈ జనాలకి.
ఆ! ఎందుకంటే మీరు గమనించండి ఇప్పుడూ, బాగ్ ఇప్పుడు కొంతమందికి చిన్న పిల్లల టైమ్‌లోనే, కొంచెం అనారోగ్యం అది ఎక్కువగా వస్తుంది. <tsk> వాళ్ళు సరిగ్గా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. ఎందుకు అంటే, వాళ్లకి తెల్లవారు ఎప్పుడో స్కూల్ స్టార్ట్ అవుతుంది. నీట్‌గా స్టు స్కూల్ ఎళ్తారు, సాయంత్రం 5కో, 6కో ఇంటికి వస్తారు, వెంటనే రెడీ అవుతున్నారు, మళ్ళీ ట్యూషన్‌కి ఎళ్ళిపోతున్నారు, ఆళ్లే 8కో, 9కో వస్తున్నారు, ఒక గంట ఇంట్లో చదివిస్తున్నారు, భోంచేసి పడుకోబెడతన్నారు, ఇంకా పిల్లలకి ఫిజికల్‌గా, ఎక్కడ ఏ యాక్టివిటీ ఉంది బ్రో? మీరు చెప్పండి? ఆ!
అవును. అవును. అవును. అవును. అవును. ఎక్కడ లేదు. వాళ్ళు అక్కడ లెగుస్తున్నారు, ఎళ్లి బస్సులో కూర్చుంటున్నారు, అక్కడ ఎళ్తున్నారు, అక్కడికి ఎళ్తే, పోనీ స్కూల్‌లో, అన్న ఏమన్నా గ్రౌండ్లు ఉన్నాయా అంటే, అవి గూడా ఈ ఒలింపియాడ్ స్కూల్ అని జేప్పి, ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏదోటి చెప్పేసి, అవి భవనాలు తప్ప, భవనాలు కూర్చొని చదువుకోవడంలో తప్ప, ఒక గ్రౌండ్ ఉండదు. ఏం ఉండదు. మళ్ళీ కొన్ని స్కూల్‌లో చూసుకుంటే.
అవును. ఈ ఈ మళ్ళీ డబ్బులు కూడా తీసుకుంటారు వాట్లకి. <tsk> గ్రౌండుకంటూ సెపరేట్ ఫీస్ తీసుకుంటారు. కానీ, అక్కడ గ్రౌండ్ ఉండదు ఆళ్ళకి.
అవును. గ్రౌండుండదు, అదే కదా ఆశ్చర్యం! ఆ! దానికి వేరే ఫీస్‌లు కట్టించుకుంటారు. మళ్ళీ అంటే, నాకు తెలిసి వాళ్ళు ఫీస్‌లు కట్టించుకునేది అంటే మనకి సంవత్సరం ఓసారి ఏదో పిక్నిక్ తీసుకెళ్ళినట్టు వాళ్ళ గ్రౌండ్‌కి తీసుకెళ్తారేమో వాళ్ళని.
ఏంటో మరి నిజంగా నిజంగా ఏంటంటే, మనం గ్రౌండ్ ఏది? అని అడిగాం అనుకో, "లేదండి బ్యాక్ సైడ్ ఉంది, మనకి ఇక్కడ తీసుకెళ్తాం" అది ఇది అన అన్నీ అబద్దాలే! ఏంటంటే పిల్లలు మొద్దుల్లా తయారవుతున్నారు, నెక్స్ట్ బద్దకస్తుల్లా తయారవుతున్నారు. చాలా దారుణంగా ఉంటుంది.
అదే ఒక్కొక్కళ్ళు చూస్తే, ఇప్పుడు మనల్ని, పిల్లలు గూడా ఏంటంటే బొద్దుగా బుగ్గలేసుకొని ఒక హైబ్రిడ్ ఆపిల్‌లాగా కనపడుతున్నారు తప్ప, ఉ ఎవ అంటే ముట్టుకుంటే, ఏదో గా పొడిస్తే గా అది గాలి బోరులో నుంచి గాలి పోయేలాగా కనిపిస్తున్నారు కానీ, ఎవరు ఫిట్‌గా కనిపించడం లేదు పిల్లలు గూడా.
<laughs> అవునవును, నిజంగా చెప్తున్నాను, అది నేను నా చిన్న సమయంలో, అంటే మీకు సమ్మర్ పక్కన పెడితే రోజువారీ ఎలా ఉండేదంటే, నాకు తెల్లవారు లెగిసి, ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి, స్కూల్‌కి వెళ్ళిపోయి, మధ్యాహ్నం అంటే మా ఇంటికి దగ్గరలోనే స్కూలు, అంటే మా వీధి చివరనే స్కూల్ మాట. మాకు చాలా పెద్ద స్కూల్ ఉంటుంది. <tsk> మీరు గమనించినట్లయితే ఈ క్రిస్ కే కే క్యాథలిక్ స్కూల్స్ ఉంటాయి కదా, క్రిస్టియానిటీ స్కూ అక్కడ ఖచ్చితంగా చాలా పెద్ద గ్రౌండ్‌లు ఉంటాయి ఆ స్కూళ్ళన్నింటిలో.
ఓకే. ఓకే. ఓకే. అవును. అవునవును. కాన్వెంటులంటారు, అవే. అవును వాట్ అవును.
అలాంటి స్కూల్‌నే చదివాను. మాకు
స్కూల్ ప్రాంతం ఏమో తక్కువండిద్ది, బిల్డింగు. ఈ గ్రౌండ్ ఎక్కువండిద్ది మనకి.
అవును. ఆతి. అంటే మాది ఎలా ఉంటుందంటే, స్కూలూ పెద్దదే గ్రౌండ్ గూడా పెద్దదే. ఏంటంటే ఇది పాతకాలం బ్రిటిష్ వాళ్ళు కట్టించిన స్కూల్ మాట. <tsk> ఎప్పుడు ఆ!
ఓకే. ఓకే. అవునవును. అప్పటి కాలంలో ఈ మిషనరీ స్కూల్స్ ఎక్కువ ఉండేవి.
అవును. ఇప్పుడు సెయింట్ ఆలసిస్ చూసుకున్నా, స ఇప్పుడు సెయింట్ పీటర్స్ చూసుకున్నా <tsk> ఇలా చాలా స్కూల్‌లో పెద్ద పెద్ద గ్రౌండ్‌లు. అయితే మాకు లక్కేంటంటే చాలా పెద్ద గ్రౌండు. దాని మీద ఏమైదంటే మధ్యాహ్నం భోజనం చేసి వెంటనే, ఎంత వేగం తింటానా, గ్రౌండ్‌కెళ్ళిపోతానా అన్నట్టు తినేసి 2 నిమిషాల్లో పారిపోయేవాడిని. పారిపోయి, చక్కగా గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ఆడుకొని ఆ! ఇది బ్రేక్ అవుతుంది కదా! మనకి, కరెక్ట్‌గా స్కూల్ స్టార్ట్ అయ్యే సమయం, అప్పుడు మేము మళ్ళీ స్కోర్ ఎంత ఉంది? అనేది క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ స్కూలయిపోయాక నాలు ఆ! నాలుగ్ ఆ! 4 గంటలకి ఇలాగా స్కూల్ అవుతుందా, అవ్వగానే ఇంటికెళ్ళి, రెడీ అయిపోయి, మాకు అరగంటలో మళ్ళీ అందరం వచ్చేయాలమాట. అయితే నా ఆ! గ్రౌండ్ గ్రౌండ్‌కి అంటే స్కూలు, గ్రౌండు పక్కపక్కనే కదా. స్కూల్లోపలి నుంచి గ్రౌండ్ కాదు, గ్రౌండ్ బయటన ఉంటుంది. స్కూలు పక్కనుంటుంది. <tsk> అలా మాట. ఆ! "మనం గ్రౌండ్‌కెళ్తన్నామా, స్కూల్‌కెళ్తన్నామా?" అనేది ఎవరికీ అనవసరం. అయితే 4:30 కల్లా నేను రెడీ అయిపోయి గ్రౌండ్‌కెళ్ళిపోయావాడిని. వెళ్లిపోయి ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో, అక్కడి నుంచి కంటిన్యూ చేసుకునేవారం. <tsk> సాయంత్రం 6 వరకు ప్రశాంతంగా ఆడుకునేవారం. ఆడుకొని
అవును. ఓకే. ఓకే. ఓకే. అవును. ఓకే. మళ్ళీ కంటిన్యూ. తర్వాత నెక్స్ట్ బ్రేక్‌లో. అవును. మళ్ళీ స్కూల్‌కి వచ్చేసేవాళ్ళ ఆడుకోవడానికి? ఓకే. ఓకే. ఓకే. ఆహా! ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అప్పట్లో క్రికెట్ అంటే ప్రాణాలు చిందిచ్చేవాళ్ళంగా అసలు.
నిజంగా అంతే, మరి చిందించడంలో నేను మరి దారుణంగా చిందించేసే వొడ్ని అది
అ అయ్యో! అంటే అంతర బాగా ఆడేవాళ్ళ మీరు?
ఆ! అంటే ఏదో కొంచెం మంచి పేరే ఉంది బ్రో. అంటే, నేను మెయిన్ చెప్పాలంటే సెకండ్ ఓవర్ ఏస్తాను. ఓపెనింగ్ బాటింగ్ దిగుతాను మాట.
బ్యాట్‌మెనా? బౌలరా? ఓకే. ఆల్ రౌండర్ అన్నమాట అయితే.
ఆ! ఆల్ రౌండర్. అయితే, నాకు కొన్ని కొన్ని కప్‌లు కూడా వచ్చాయి. అంటే నాకు ఆ! చిన్న ఇన్సిడెంట్ వల్ల, నేను క్రికెట్‌కి కొంచెం దూరం అవ్వాల్సి వచ్చింది. అన్డర్ 16 నాది సెలెక్ట్ అయ్యే టైమ్‌లో ఏమైందంటే, నాకు యపండీస్ ఆపరేషన్ అంటారు మీకు ఐడియా ఉందా? 24 గంటల్లో ఆపరేషన్. ఆ!
ఓకే. ఓకే. అవును తెలుసు. ఈ కడుపులో ఇది పేగు వల్ల, ఏదో వచ్చింది అంటారు. అదేనా?
ఆ! నాకు అది వచ్చేసింది బ్రో. ఆ సమయంలో నాకు అది వచ్చింది. రాడం ఏమైందంటే నాకు అంతా అయ్యి, ఇది రాడం వల్ల నేనేం చేశానంటే, కోచ్‌కి వెళ్ళి మా డాడీ, మేము రిక్వెస్ట్ చేసాం. <tsk> అది కాదండీ, మరి మనోడికి బాలేదు, అది, ఇది అని. ఫస్ట్ వెళ్ళి ఆపరేషన్ అది చేయించండి. తర్వాత చూద్దాం అన్నారు. సరే అని చెప్పి నేను ఆపరేషన్ చేయించుకొని వచ్చాక, ఒక 3 నెలలు నేను బెడ్ రెస్ట్ నుంచి బయటికి లెగలేదు ఇంకా. ఆ తర్వాత కొంచెం కోచ్ కూడా పెద్దగా అంటే, అంత సపోర్ట్ చేయాల్సిన అతను లేదు అండర్ 16 అంటే ఏజ్ దాటిపోతుంది కదా. <tsk> ఇప్పుడు 17 కి అడుగు పెట్టేస్తే మళ్ళీ అవ్వదు కదా! అదీ ఇదీ అనేసి, ఏవేవో కారణాలు చెప్పి, కొన్ని కొన్ని వాటి వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. మా నాన్నకి, ఆ కోచ్ గారికి గొడవ కూడా జరిగిపోయింది ఏకంగా. <tsk> అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి. ఇప్పుడు ఒక మామూలుగా ఆడిన వాళ్ళు, అలా అయ్యి, పోనీ ఎళ్ళిపోయారంటే ఒక అన్ నాకు చాలా కప్పులు అవి వచ్చాయి. ఇక్కడ కోచ్ నన్ను చాలా సార్లు పొగిడేవారు. మా ఇంటికి వచ్చేవారు. <tsk> అలాంటి సమయంలో కూడా నాకు కొంచెం అయినా సపోర్ట్ చేయకపోవడం అనేది, కొంచెం ఎందుకో తీసుకోలేక పోయాను. అంటే ఆ టాపిక్ వస్
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవునా! అవును. అవును. ఓకే. అంటే మీ మనవా అంటే అంత్ వా ఏదో ఎక్స్‌పెక్ట్ జేస్తాం. మనం వాళ్ళ నుంచి కూడా ఒక సపోర్ట్ అనేది. రాకపోయినప్పుడు కొంచెం మనకి కొంచెం నిరుత్సాహం అనేది కలుగుతాది.
ఆ! నిరుత్సాహం ఏంటండి? నేను కొన్ని రోజులు మనిషిని అవ్వలా. ఎందుకో ఆ టాపిక్ వస్తే నేను ఎమోషన్ అయిపోతాను కూడా ఇపుడు. <tsk> <laughs> అయితే ఆ! వదిలేద్దాం, వదిలేద్దాం. ఆహ్, అయి
ఓకే. ఓకే. వద్దులెండి. అదైతే వద్దులెండి. మనం వేరే ఆటల గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ ఇంకా, మనం ఇంకా ఈ క్రికెట్ అనే కాకుండా, చిన్నప్పుడు రకరకాలమైన ఆటలు, అంటే ఆహ్, కొన్ని కొన్ని మనం అప్పడికప్పుడే కొన్ని, ఆహ్, ఒకటి ఆట అనేది అహ్, క్రియేట్ చేసుకొని ఆడిన రోజులు గూడా ఉంటాయి. అలాగా యో మీరు ఆడుకున్న, ఇంకా వేరే ఆటల గురించి ఏమైనా చెప్పగలరా? అండ్
ఆ! ఆ! ఖచ్చితంగా. అదే నేను ఇప్పుడు 6 గంటలు చేసి ఇంటికి వెళ్ళిపోయేవాడిని. మాకు అయిపోయేది క్రికెట్టు అంతా. ఇంటికి వెళ్ళిపోయి, ఫ్రెష్ అయిపోయి, కొంచెం తినేసి, 8 వరకు ఇంట్లో కొంచెం చదువుకునే వాళ్ళం. <laughs> అంటే మా అన్నయ్య, నేను మా ఇంట్లో మా బాబాయ్ గాని, మా నాన్న గాని కొంచెం చదివించేవారు, 8 వరకు అంతే. 8 నుంచి 9 వరకు మళ్ళీ మేము ఆడుకునే సమయం మాట. రాత్రి 9 వరకు.
ఓకే. ఓకే. ఓకే. ఆ చీకట్లో ఆడేవాళ్ళా మీరు నైటు?
ఆ! చీకట్లోనే. అంటే మా వీధే కదా మొత్తం. అందరు తెలిసిన వాళ్ళే ముఖ్యంగా. దాని మీద చీకటేం కాదు వీధిలో లైట్‌లు ఉంటాయి కదండీ. దాని మీద చక్కగా ఆహ్, డీఫట్ అంటారు. <tsk> మీరు గమనించినట్లయితే. నెక్స్ట్ కలర్ కలర్, వాట్ కలర్ అంటే, మనకు కలర్ చెప్తే టచ్ చేస్తారు వచ్చి అదొకటి.
ఓకే. ఓకే. అవునవునవును. టచ్ అవునా? చెప్పిన కలరే వెళ్లి టచ్ చేయాలి.
టచ్ చెయ్యాలి. అబ్బా! అదొకటీ, కబాడ్డీ ఒకటి, డీఫాట్ అంటే కౌంట్ అహ్, నంబర్‌లు కౌంట్ ఎట్టినప్పుడు అందరం వెళ్లి ఎవరెవరి ఇంట్లో దాగుండిపోతూ ఉంటాం. <tsk> సందుల్లోని అక్కడ. మనల్ని వాళ్ళు వచ్చి కనిపెట్టాలి. డీఫ్ అంటే ఆళ్ళు ఔట్ అయిపోయినట్టు అనమాట. ఆ ఆటలు మేం ఎంత దారుణంగా ఆడేవారం. ఆ! ఎంత దారుణంగా ఆడే నెక్స్ట్ స్టాప్ ఎస్-టి-ఓ-పీ స్టాప్ ఉంటుంది. ఇలాంటి గేమ్సూ మేము చాలా దారుణంగా ఆడేవారం వీధుల్లో.
ఓకే. అవునవును. ఓకే. ఐస్ పే అంటాం. మేము దాన్ని. అవును. ఎస్-టి-ఒ-పి స్టాప్ అది, మనం పక్కన తిరిగేసి, ఆహ్, లెక్కపెడతా ఉంటే, వీళ్ళు ముందు ముందు కదులుతా వస్తారు. అదేనా?
ఆ! కదులుతుంటాం. అదే అదే అదే. నెక్స్టు
స్టాట్యు అయిపోవాలి వాళ్లిటు తిరగంగాల్నే మళ్ళీ వెంటనే.
అవును. అదొకటి. ఆ! నెక్స్టు, వాటర్‌ను అది నేమ్ మర్చిపోయాను. వాటర్ అనగానే నీటిలో దిగి, మనం ఆడుతూంటాం. అక్కడ మనిషి తిరుగుతూ ఉంటాడు. మనం ఆడొచ్చి టచ్ చేసే లోపు, మనం అక్కడ గట్టులుంటే, గట్ల మీదకెక్కిపోవాలి పరిగెట్టెళ్లి. <smacks lips> లేదు, అ! వాటర్ కాదు. అంటే, మనకు వీధుంటుంది కదా, ఆ వీధిని వాటర్ అంటాం. గట్టుల్లా ఉంటాయి కదా! అవి మనకి. అంటే, బోట్‌లా టైప్ మాట. మనం కిందకి దిగి డ్యాన్స్ ఏస్తన్నట్టు. అక్కడ ఆహ్, చెరువులో, ఇప్పుడు మనకి <smacks lips> మొసలి అలాగే ఏవో తిరుగుతుంటాయి కదా. అదొక పర్సన్ మాట. ఆడు తిరుగుతూంటాడు అటు ఇటు, ఆహారం కోసం. మేం దిగి, డాన్స్‌లేసుకుంటూ, ఒక గట్టు మీనుంచి ఇంకో గట్టుకి పరిగెడతాం. ఈలోపుగానాడు పట్టుకుంటే, మనం ఔట్ అయిపోయినట్టు.
అదే కదా! ఓకె. వాటర్లో దిగాలా? అవును. ఓకె. ఓకె, ఓకె, ఓకె. అర్థమైంది. ఓకె. అవునవును. ఓకె. ఓకె. ఓకె. ఓకె, ఓకె, ఓకె. బాగుందిదేదో ఆట.
ఎంత బావుంటుంది తెలుసా? ఆ! చాలా బావుంటుంది. నెక్స్టు, ఆహ్, మెట్లు మెట్లుంటే, అంటే మావి కొంచెం ఎక్కువ మెట్లుండేవిమాట. ఆ పై మెట్ ఆళ్ళు చెప్తే, 2 మెట్లంటే, రెండ్ అంటే మనకి చెప్తారు. మెట్టుకో పేరు పెట్టుకుంటాంమాట. ఆ పేరు చెప్పగానే, ఆ 3 మెట్ల కిందున్నా, మేము ఆ పైనుంచి దూకాలి ఖచ్చితంగా. <smacks lips> లేదు
ఓకె. ఓకె. ఓకె. అంటే, ఆళ్ళు చెప్పిన ప్ర ప్రదేశం వాలు అక్కడికెళిపోలాలి. ఆ ఆ పేరు చెప్తే అక్కడికె దూకేయాలనమాట వెంటనే. అది ఎంత దూరం అయినా గాని.
దూకేయాలంతే. అలా కాకుండా, అంతే. అంటే మినిమమ్ ఐదే. ఐదే పెట్టుకునేవారు మాట. 5 గట్లు వరకు దూకేయచ్చు. ఎందుకంటే, కొంచెం చాలా కష్టం. 5 మెట్లు దూకడం అనేది కూడా, చాలా కష్టమైన విషయం. అలా పెట్టుకొని ఆడేవాళ్ళం. అలా కాకుండా, వాళ్ళు మనం గాని ఒక మెట్టు దిగి, సైలెంట్‌గా దిగిపోదాం అది ఇది అంటే, ఔట్ అయిపోయినట్టుమాట. <smacks lips> అంటే, మనం కర్ అది ఆడీవారు మాట. భలే ఉండేవి ఆ రోజులు మాత్రం. ప్రతీది ఏంటి
ఓకె. ఓకె. అవును. ఓకె. అవునవును. అయితే ఇంకా వేరే ఆటలుండుంటే, వంగుళ్ళు దూకుల్లు, అని జెప్పేసిట్లాంటివి. ఇట్లాంటి కొంచెం కొ అ అవి ఆడారా మీరు? కర్రా బిల్ల?
అవును. ఆ! అదా, ఆ! కర్ర బిల్ల ఆడాను. కర్ర బిల్ల ఆడాను. నాకు మెయిను కర్రబిల్ల అంటే, కొన్ని సార్లు నన్ను పక్కన కూడా పెట్టేసేవారు. ఎందుకంటే, నాకు క్రికెట్ బా అలవాటు మీద. కర్రబిల్ల ఎలా ఆడేవాడినంటే, క్రికెట్ బాల్ లాగా చూసీవాడినిమాట. <smacks lips> గాల్లోకి లెగిస్తే, బలవంతా పెట్టి కొట్టీసీవాడినది. ఇంకా, కర్ర బిల్ల కంటే కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఆడాలి. ఇలా ఆడాలి. ఏదో ఇసురుతారు. ఆ కర్రకి తగలాలి. అలా ఉంటది. <smacks lips> బట్ నీనేం చేసేవాడిని? క్రికెట్ ఆడినట్టు బాల్ ఎక్కడికో కొట్టీసినట్టు, గట్టిగ కొట్టిసివాడిని ఆ బిళ్ళని. ఈళ్ళు "అనవసరంగా ఆళ్ళింటి మీదకెళిపోయింది, ఈళ్ళింటి మీదకెళిపోయింది, నీ వల్లే అయిపోయింది." అది ఇది అని. మీకొక చిన్న ఇన్సిడెంట్ ఉందండి. నేను, వీధిలో క్రికెట్ ఆడేవాడినిమాట. <smacks lips> ఆడితే, వీధిలో
ఓకె. ఓకె. అవునవును. ఓకె. ఆ! చెప్పండి. ఓకె. వీధిలోనా? ఓకె.
మెయిన్ ఏంటంటే, మా నాన్నగారు కొంచెం, ఆ ఊరికి కొంచెం 'పెద్ద' టైప్ మాట. అ అందుకని చెప్పి, మాకు ఎవరూ నన్ను ఎక్కువగా ఏమి అనేవారు కాదు. అంటే వాళ్ళకి కోపం వచ్చినా కూడా, ఉంది. దాని మీద కొంచెం, గట్టిగా ఏమి అనేవారు కాదు. మేము వీధిలో చక్కగా ఆడుకునేవారము. మా ఫ్రెండ్స్ అందరం కూడా పక్కపక్కనే ఇల్లులు. ఆడుకొని చేస్తే <chuckles> మాకు మాత్రం, ఒక చిన్న ప్లేస్ ఉంటుంది. అక్కడ ఏంటంటే, పెద్ద డోర్ ఉంటుంది. ఆ డోర్‌కి గాని, తగిలిందా బాలు, ఇంకా వీధంతా వినిపించేటట్టు, సౌండుంటు వస్తుంది మాట. అయితే మేము ఏం చేసేవారం, ఐరన్ డోర్ అది. అయితే మేము అనుకునేవారం, "అరేయ్, ఎట్టి పరిస్థితిలో అక్కడికి మాత్రం, కొట్టకూడదు రా" అని. కానీ ఎలా లేదన్న, రోజుకి రెండు బాల్ లన్న, అక్కడ తగిలేసేవి. మేమ్ <laughs>
ఓకె. ఓకె. ఆ భయం అనేది, కొంచెం ఉంది వాళ్ళకి. ఓకె. ఓకె. ఆహా! ఓకె. అది ఐరన్ డోర్ ఆ, అది? ఓకె. ఖఛ్ ఎళ్తాయి. ఖచ్చితంగా ఎళ్తాయి. అసలు అనుకోండి. అసలు ముందు మన వీధిలో ఆడాము అంటే, మనం పెట్టుకున్న ఒక రూల్ పెట్టుకున్నాం అంటే, అది అటువైపే ఎళ్ళిద్ది. అటువైపు కొట్టకూడదు అంటే, ఫస్ట్ బాలె అటువైపే ఎళ్ళిపోయిద్ది ఫస్ట్.
అవును. ఆ! మాకు భయమేసేది. మళ్ళీ పారిపోయేవారం, ఒక ఇంట్లో ఒక 5 నిమిషాలు దాగుండిపోయేవారం. ఆ మామగారు బయటకు వచ్చి, ఎతికేవారు ఎవరు ఆడారని. ఒక 5 నిమిషాల తర్వాత, మామ్మ మళ్ళీ పడుకొని పోవడానికి వెళ్ళిపోతే, మళ్ళీ మేము ఆడుకునేవారం. <smacks lips> ఒకసారి ఇలా ఏమైందంటే, ఒక చిన్న పిల్ల అటునుంచి వస్తుంటే ఒక, మాకు తెలిసిన అబ్బాయి కొట్టేసాడు గట్టిగా. అంటే వాడు ఆరోజే వచ్చాడు. "నేను మీతో ఆడతాను" అని. "సరే దా ఆడు" అని రప్పించాం. ఆడెం చేశాడు, బాల్ తీసుకె ఆ బాల్ కొట్టేసాడు. ఆ చిన్న పాపకి తగిలింది. అంటే మాకు అప్పుడు ఒక 12, 13 సంవత్సరాలు ఉంటాయి. పన్ ఆ! అంత ఉండవు ఏమో, ఆ! 9, 10 సంవత్సరాలు ఉంటే, ఆ పాపకి, ఒక 4 సంవత్సరాల పాప మాట. చిన్న పిల్ల.
ఓకె. ఓక్ ఓకె. ఓకె. ఓకె. ఓక్ ఓకె. ఓకె. చిన్నపిల్ల. అవును.
ఈడు బాల్ తో కొట్టడం, ఆ! పాప కూర్చొని ఏడ్చింది అక్కడ. ఆళ్ళ నాన్నగారు ఏం చేసారు బాల్ అట్టుకొని వెళ్ళిపోయారు. ఆ బాల్ ఏంటంటే, ఆ ముందు రోజే మేము కొత్తగా కొన్న బాలది. <smacks lips> మాకు ఎళ్లి కాసేపు ఉండి, మాకు భయమేసింది ఎళ్ళడానికి ఇంకోటేస్ కాసేపు ఉండి ఎళ్లి, బ్రతిమాలం. ఆహ్, "ఎండి, అండి, కొంచెం బాలు ఇచ్చేయండి అంకుల్ అది, ఇది," అంటే, ఆడు ఎవడు కొట్టాడో వాడిని తీసుకురండి. అప్పుడే ఇస్తాం అంటే, ఆడి ఇల్లు మాకు తెలియదు, <smacks lips> ఇంక అంతే! మీరు నమ్ముతారో, లేదో <chuckles>
ఓకె. ఓకె. ఓకె. ఆ! కొట్టినోళ్ళు, మీరే ఉన్నారు. కానీ, ఒకళిని ఒకరు, పేరు తెప్పిఛ్ చెప్పుకొని తప్పించుకున్నారా?
ఆ! అలాకాదు, అలాకాదు. ఆ కొట్టినోడూ, కొత్తగా వచ్చాడు. ఆ రోజే మాతో ఆడతాను అంటే, సరే అని ఆడించాం. అ అందుకని ఆడి ఇల్లు ఆ! ఆడిల్లు తెలీదు మాకు. <smacks lips> మేము ఏం చేసేవారం, అందర్నీ ఎలాగా, ఏటి, అని చెప్పి, మా ఆ మొత్తం ఏరియా అంతా కలిపి, ఒక 12 వీధులు ఉంటే, ఇంకా తిరిగేసాం ఆ రోజు. ఈడు ఎలాగైనా దొరకాలి, దొరకాలి, దొరకాలి అంటే, లక్క్ బావుండి, పదకొండో వీధిలో దొరికాడాడు. ఆ చివార్న. అంతే, పిల్లం వెళ్లి, "అరేయ్ సిద్దు, అయితె ఏదో అయిపోయింది, ఏదో అయిపోయిందిరా! ఏదో భయపడిపోయి వచ్చేసావు. ఏముంది, ఈరోజు ఆడాం కదా, అలా రోజూ మనం ఆడుకుందాం." అది, ఇది అంటే, "సరే" అన్నాడు. అయితే ఏటీ, అ ఆ! "అరేయ్, మా మా ఇంటికాడికెళ్ళి, ఆడుకుందాం అంటే, ఆడికి డౌట్ వచ్చేసింది. ఆహ్, మీ ఇంటి మీ ఇంటికాడ, వద్దు. నన్ను మీరు అప్పచెప్పేస్తారని. "లేదు, లేదు, అంకుల్ చాలా మంచోడు. మాకు బాల్ కూడా ఇచ్చేసాడు. నువ్వు కొంచెం, వచ్చేయ్ పర్లేదు, ఏముంది? "అది అంటే, చాలా సేపు రాలేదు. అంతే! మేము ఏటి చేసాం, మా వీధిలోకి తీసుకెళ్ళమని చెప్పి, చుట్టుపక్కల అంతా తిప్పి, తిప్పి, లాక్ చేసాడు, రాట్లేదు అని చెప్పేసి, ఒక ఇద్దరు కాళ్ళు, ఇద్దరు చేతులు, ఇంకో ఇద్దరు, బాడీ అంటే, మేము దగ్గర ఒక 8 మందిము. ఆడిని ఎత్తుకొని, తీసుకెళ్లి, ఆళ్ళ ఇంట్లోకి పడేసాం. <smacks lips> అంకుల్ ఆళ్ళ ఇంట్లో. అంతె.
ఓకె. కొత్తగా వచ్చిన పిల్లాడు. ఓకె. ఓకె. అవునవును. కొత్తగా వచ్చిన పిల్లాడు అని చెప్ ఓకె. ఓకె. ఆ! ఓకె. వచ్చాడా? ఆ! ఓకె. అయ్యయ్యో! అయ్యో! పాపం. <giggles> అ! ఏం చేసారు మరి, తర్వాత అంకుల్?
<chuckles> ఆ అంకుల్, సీరియస్‌గా వచ్చాడు. అమ్మ బాబోయ్! ఇదేదో అయ్యేటట్టు ఉంది. ఈడ్ని కొట్టేస్తారంటే, "అమ్మ, చిన్న పిల్ల కదమ్మా! దాన్ని ఆ పాపని, ఎలాగమ్మా నువ్వు కొట్టేసావు?" "ఆహ్, అంకుల్ నేను చూసుకోలేదమ్మ" అన్నాడు. "ఒరేయ్, చూసుకొని ఆడాలమ్మ! దాన్నే ఆడడం, అంటారు. ఇదేంటిది?" అనేసి శుభ్రం తిట్టేసి, ఇంకేమి అనలేదు. అమ్మ! అహా! ఆడికినీ <chuckles> ఇంకా అనుకున్నాం, దొరికించేద్దాం. పోని కొట్టేసుకోని. మనకి ఇంకా సంబంధం లేదు. మన బాల్ మనకు, వచ్చేస్తే చాలు అని.
ఓకె. అయితే, మనకి ఇంటి దగ్గర క్రికెట్ ఆడుకున్నప్పుడు, ఇలాంటి కొన్ని ప్రదేశాలు ఉంటాయన్నమాట. ఆ ఇంటికి గాని, లేకపోతే ఆ ప్రదేశంలోకి గాని, ఆ బాల్స్ ఎళ్తే, ముందు బయటికి రావు. ఇంకా అక్కడే ఉండిపోతాయి అది. అంటే, ఆహ్, అయితే మనం ఏప్ కొన్ని, కొన్ని సార్లు, ఆ చెట్టులో పడుకున్నప్ ఆ పడిపోయినప్పుడు, ఒక బాల్‌ని, ఆ బాల్ ఎత్తుక్కోవడానికి ఎళ్ళినప్పుడు మనకి ఇంకా పాత బాల్స్ అనేవి దొరుకుతా ఉంటాయి కదా! అయి ఎప్పుడైనా జరిగినాయా?
అవును. అవును. ఉండిపోతాయి. అవును. నిజంగా! అమ్మబాబోయ్! చాలా దారుణంగా జరిగాయి, ఏంటంటే, అంటే, ఇప్ అది, మాకు చిన్నప్పుడు, అంతగా ఏం ఆహ్, అంటే ఒక అబ్బాయికి, నాకు, చిన్న బాలూ నాది విసిరేసాడు మాట. <smacks lips> మేము ఎళ్లి, అట్ అంటే, మాతో ఆడాడు, విసిరేసాడు. ఏదో కొంచెం పిచ్చోడిలాగా. విసిరేసినప్పుడుకీ, మేము వెళ్ళాం. "మా బాల్ మాకు ఇచ్చేయ్" అంటే, ఆహ్, అలా కాదు, అది, ఇది అని. ఎళ్లి ఎతికాం దొరకలేదు. మేము ఇంకా ఆడిని పట్టుకున్నాం. "నాకు బాల్ ఇస్తావా, ఇవ్వవా?" అని. సరే అని చెప్పేసి, ఆడు కొత్తగా ఒక బాల్ ఒక పాత బాల్ ఇచ్చాడు. మేము అది తీసుకున్నాం. తీసుకొని, ఇంకో పాత బాల్ కూడా ఇచ్చా. 2 బాల్లు ఇస్తే ఓకె. లేదంటే కొత్త బాల్ కొను, అన్నాం. సరే అని, ఆడు ఏమన్నాడంటే, "రేపు రా! ఇస్తాను" అన్నాడు. సరే అని చెప్పి, ఆరోజు తెల్లవారి అయింది. ఎందుకైనా మంచిది అని, నిన్న చీకటి కదా దొరకలేదేమో అని ఎళ్తే, మా బాల్, ప్లస్ ఇంకో బాల్ దొరికింది. ఈడు ఇచ్చిన ఒక బాల్‌తో కలిపి, 3 బాల్లు అయ్యాయి. మేము ఏటి చేసాం, ఇంకా ఆన్ని అడుగుదామా? వద్దా? అని ఆలోచించి, ఒకసారి ట్రైల్ ఎళ్లి, ఏసేద్దాం అని చెప్పేసి, ఎళ్ళాము. ఎళ్లీ, మర్యాదగా ఏదో ఒక బాల్ ఇస్తావా? ఇవ్వా? అంటే, ఒక పని చేస్తాను, కొత్త బాల్ కొనేస్తాను. కొత్త బాల్ కొనేసి ఇచ్చేసాడు. నాకూ అస్సలు, ఒక బాల్ పోవడం ఏంటి? ఇన్ని బాల్లు మాకు దొరకడం ఏంటి? నిజంగా మేము, అది కొన్ని రోజులు మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని, డిస్కస్ చేసుకున్నాం. "అబ్బా! ఆరోజు, భళ్ళేగ అల్లా, ఆడు దొరికాడే! మనకు భలే దొరికాయే! బాల్లు." అనేసి. నిజంగా అది నాకు చాలా, అంటే ఇప్పుడు ఇది, చాలా చిన్నప్పుడు జరిగింది. అంటే నాకు 10 సంవత్సరాలు అలాగ ఉన్నప్పుడు జరిగింది. కానీ అది నాకు ఇంత గుర్తుండిపోయింది అంటే, నాకు అది ఎంత మెమరీయో!
ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఆ! హ. ఆ! మొత్తం 4 బాళ్ళు. ఆ! <chuckles> ఆ! ఓకె. అవును. అలాంటివి గుర్తుండిపోతాయి ఎప్పటికి గూడా.
అవును, అవును.
అయితే, చాలా బాగా వివరించారు మీరు. ఈ మీరు చిన్నప్పుడు ఆడుకున్న, వీధిలో ఆటల గురించి. అయితే, ఆ చిన్న పిల్లల గురించి అయితే, కొంచెం నాకు, ఆ నవ్వొచ్చింది నాకు చెప్పినప్పుడు. అట్లా తీసుకెళ్ళి, ఎత్తుకెళ్ళి, ఇవ్వటం. అయితే, మళ్ళీ సమయం దొరికినప్పుడు మళ్ళీ, ఇలాంటి విషయాల గురించి మళ్ళీ, మాట్లాడుతు మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
<laughs> ధన్యవాదములు.